అయితే జీవితంలో కొన్ని కొన్ని సార్లు, మరి అనుభవం లేకుండా, మరి మనం పనిచేస్తున్న ఇండస్ట్రీ నుంచి, ఇంకొక ఇండస్ట్రీకి మారాల్సిన అనుభవం వస్తుంది. సో, అలాంటి సందర్భంలో ఆహ్, మరి ఏ విధంగా మరి ఫస్ట్ మెట్టు వేయాలంటే, ఏం చెప్తారు? ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఏం చెప్తారు?
అవునండి. అవునండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అంటే, ఇప్పుడు మనం హ్మ్. ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మారాం. అక్కడ హ్మ్. ఆహ్, అంటే స్థితిగతులు గానివ్వండి, వాళ్ళ పని విధానం గానివ్వండి, వాళ్ళ హ్మ్. ఆహ్, యాహ్ మన అక్కడుండేటువంటి సిబ్బంది.
హ్మ్. అవును. నిజమే. వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఆహ్, కట్టుబాట్లు గాని, లేపోతే అక్కడ ఉండే పరిస్థితులు గాని ముందే ఒక అంచనా వేసుకొని వెళ్ళాలా?
ఆ! అంచనా, అంచనా వేసుకోవాలి. ఆహ్, ఆ సిబ్బంది ఉంటారు కదా! అక్కడ మనతో పని చేసేవాళ్ళు, మనం ఒక్కోళ్ళమే ఉండం కదా! ఆళ్ళంతా, వాళ్ళంతా ఏంటి వాళ్ళ ఆహ్, ప పని చేసే తత్వం ఎలా ఉంది, మనస్తత్వం ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు మనస్తత్వం ఎందుకన్నానంటే, ఆహ్, ఆహ్, అక్కడ ఇప్పుడు మనం పని చేసే దగ్గర ఒకలా ఉండదు. ఒక దగ్గరేం చేస్తాడంటే, వాడు మంచి పనివాడే. కానీ, టైం‌కి రాడు. పది పదింటికి రాడు 12కి వస్తాడు.
ఓకే. హ్మ్. నిజమే. అవునవును. ఓకే. అవునవును. హ్మ్. <chuckles> ఓకే. అంటే ఇక్కడ క్రమశిక్షణ కూడా అవసరం కదా! ఒక కంపెనీ‌లో మనం పనిచేస్తున్నప్పుడేంటంటే, ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ఉండాలి. అంటే పని ఎలా చేస్తున్నా కానీ, టైంకి రావడం, మరి టైంకి వెళ్ళడం అనేది ఖచ్చితంగా పాటించాలి. హ్మ్.
కానీ మంచి ఆ! అవునండి. ఆ! అవసరమే. ఇప్పుడు మామూలుగా మనం రోడ్డు మీదెళ్ళేటప్పుడు, రోడ్డుకి ఎడమవైపు మనం బండి నడపడం అవసరమే. రాంగ్ రూట్, రాంగ్ రూట్‌లో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు కదా! అంతే. <chuckles> అలాగే ఇప్పుడు మనం ఒక కొత్త దగ్గరికెళ్ళి ఆహ్, కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త ఇండస్ట్రీలో పని చేయడం నేర్చుకుంటే ఏమవుతుందంటే, ముఖ్యంగా మొట్టమొదట నేర్చుకోవాల్సింది అక్కడ పని ఏమిటి, ఆ పని నేను అక్కడికేదో ఆహ్, ఎలాగోలాగా ఇంటర్వ్యూ ఇచ్చాను, సెలెక్ట్ అయిపోయాను. ఆ వేకెన్సీకి నా క్వాలిఫికేషన్ కాని అన్నీ సరిపోయాయి. మరి నాకు పనొచ్చా, రాదా. అక్కడికెళ్ళిన తర్వాత సరే, నేను సెలెక్ట్ అయిపోయాను
ఓకే. ఆ! హ్మ్. నిజమే. హ్మ్. నిజమే. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. నిజమే. అయితే ఇక్కడేంటంటే, సాధారణంగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడూ ఒకా ఆహ్, సంస్థ నుంచి, ఇంకో సంస్థకి వెళ్తున్నప్పుడు, మనం రెజ్యూమ్ తీసుకొని వెళ్తాం. "సార్ నేను ఈ విధంగా ఇక్కడ పని చేశాను, మీ సంస్థలో పని చేయాలనుకుంటున్నాను" అంటాడు. అయితే అతనేమంటాడంటే, "నువ్వు మా సంస్థలో ఎందుకు పని చేయాలనుకుంటున్నావు? నీకు మా ఈ అనుభవం కూడా లేదు కదా. ఇక్కడ ఈ మాకు మా పనికి తగ్గట్టు నీ అనుభవం లేదు. కానీ నువ్విక్కడ పని చేయాలనుకుంటున్నావు. మరి ఏ విధంగా నమ్మి నిన్ను తీసుకోవాలి?" అని క్వశ్చన్స్ వేస్తారు కదా. అప్పుడు మన సమాధానాలు ఏ విధంగా ఉంటే గనుక మనం సెలెక్ట్ అవుతాం అని మీరు అనుకుంటున్నారు?
ఆ! అవును. ఆ! ఆ! ఆహా! ఆ! ఆ! అవును. అవును. యాహ్ ఇప్పుడు, ఆ! అలా అడిగినప్పుడేంటంటే మనం వాళ్ళకి నచ్చే విధంగా, సమాధానం చెప్పాలనేది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. మనం ఏ విధంగా చెప్పినా కూడా, మనం చెప్పే సమాధానం వాళ్ళకి, హ్మ్. బాగా నచ్చాలి. ఓహో! నీ దీనివల్ల వాళ్ళు ఇంప్రెస్ అయ్యేలా సమాధానం చెప్పాల్సిందే. హ్మ్. నే ఒ ఒ ఒక్కో ఇంటర్వ్యూలో ఉంటుంది. ప్రశ్న ఎలా ఉంటుందంటే
ఓకే. హ్మ్. ఓకే. ఓకే. ఆ! అవును. అంటే అప్పుడు గనక మనకు ఆహ్, ప్రస్తుతం మనం ఏదైతే అప్లై జేస్తున్నామో, ఆ పని మెట్ల మనకి ప్రేమ గానీ, ఇష్టం గానీ ఉన్నట్టుగా వ్యక్తపరిస్తే గనుక, వాళ్ళు మనల్ని తీసుకోడానికి కొంచెం ఆసక్తి కనపరుస్తారేమో అనిపిస్తుంది. మీరేమంటారు?
ఆ! ఆ! అవును. మీరు ఆ! ఆ! అంతేనండి. కరెక్టే. మీరు హ్మ్ చెప్పింది కరెక్ట్. అది ఎందుకంటే మనం ఆ పని మీద మనకు ఆసక్తి ఎంత ఉంది? ఆ పని ఆహ్, మనకి ఎంతవరకు వచ్చు? అనేటువంటిది ముఖ్యం. ఇప్పుడు మనం ఇండస్ట్రీ మార్పు అనుకోండి. అంగ్ ఆహ్, సపోజ్, ఒక బ్యాంకులో పని జేసేవాడు ఇన్ ఇన్సూరెన్స్ కంపెనీకేళ్ళాడు. ఈ బ్యాంకింగ్ ఒక ఇండస్ట్రీ. అదొక ఇన్సు ఇన్సూరెన్స్ అనేది ఒక ఇండస్ట్రీ. దానికేళ్ళాం. ఎళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, హ్మ్. ముందు అక్కడ పని వేరే ఉంటుంది, ఇక్కడ పని వేరే ఉంటుంది. ఇ ఇ
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. నిజమే. అవును. హ్మ్. నిజమే. అక్కడ అన్ని డిపాజిట్లు, అవి కానీ లేపోతే, డబ్బులు ఇవ్వడం. మరియు అకౌంట్లు ఓపెన్ జేపించడంలాంటి పనులు ఉంటాయి బ్యాంక్‌లో. సో ఇన్షూరెన్స్...
ఆ! ఆ! ఉంటుంది. హ్మ్. ఉంటాయ్. అంటే ఇన్షూరెన్స్ కంపెనీ కంపెనీ‌లోనే క్యాషియర్...
పాలిసీలు గట్టించుకోవాలి. ఆ!
క్యాషియరుంటాడు. ఇన్స్యూరెన్స్ ఎక్కడ? మీరొక పాలసీ కట్టారనుకోండి. ఆ పాలసీ తీసుకునే ట్ అతనే ఆహ్, దాని డబ్బులు దీసుకోడానికి ఒక క్యాషియరుంటాడు. ఆయన డబ్బులు లేక్కపెడతాడు, దీసుకెళ్ళి బ్యాంకులో కడతాడు, అన్నీ ఇప్పుడు మావులుగా బ్యాంకులో క్యాషియర్ జేసే, అంత క్యాషు లేకపోయినా, కొంతవరకు క్యాష్ పని గూడా చేస్తాడు. ఆయన కూడా కొంచెం అవగాహన ఉంటుంది.
ఆ! ఉంటారు. ఉంటారు. అవునవును. అవును. సో, అకౌంట్స్ అన్నీ కరెక్ట్‌గా చూసుకోగలుగుతాడు. ఎంతోస్తుంది? ఎంత డిపాజిట్ చేశాము. అని హ్మ్.
ఆ! ఆ! చూసుకోవాలి. కానీ పూర్తి స్థాయి, ఇప్పుడు మనం ఒక దగ్గర పనిచేసేటప్పుడు ఇక్కడేంముంటుందంటే, పూర్తి స్థాయి క్యాష్‌తో ముడిపడి ఉంటుంది. అన్ అన్నీ, క్యాష్ ట్రాన్సాక్షన్సే ఎక్కువుంటాయి. ఇక్కడ మ్న అక్కడొచ్చేటప్పటికేమో, ఆహ్, ఆ! బ్యాంకింగ్‌లో అనుకోండి. బ్యాంకింగ్‌లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువుంటాయి గదా! హ్మ్. యాహ్! క్యాష్ అనేది రోజు మనం ఆహ్, లెక్కపెట్టవలసి ఉంటుంది. తర్వాత చాలా మనం పేమెంట్లు జేయవలసి ఉంట్ ఉంటుంది. రిసిప్ట్స్ గూడా ఉంటాయి. మనం డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. మరి రిసిప్ట్స్ రి
అవును. ఎల్‌ఐసీ‌లో గానీ, మీరన్నట్టు ఆ! అవునవును. హ్మ్. అవునవును. రిసీవ్ జేసుకోవాల్సింది, ఇవ్వాల్సింది గూడా ఉంటుంది.
ఆ! ఆ! రిసిప్ట్స్ ఉంటాయి, పేమెంట్స్ ఉంటాయి. 2 ఉంటాయి. అదే ఇప్పుడు, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళిపోయాను నేను. నా క్వాలిఫికేషన్ హ్మ్. దానికి సరిపోయింది. ఆహ్, సరే వాళ్ళ వాళ్ళు అడిగినటువంటి ఆహ్, గ్రాడ్యుయేషన్ ఉంది. నా తర్వాత నాకు కావాల్సినటువంటి ఆహ్, వర్క్ అంతా ఉంది. గానీ, అక్కడ పని విధానం వేరే ఉంటుంది ముందు.
అవునండి. రెండుంటాయి. అవును. హ్మ్. ఓకే. హ్మ్. అవును.
పని విధానం ఏంటంటే వాళ్ళు వ పాలసీలు తీసుకోడం. ఒక ఆళ్ళకో కారుకో, స్కూటర్‌కో, హౌసు. లేకపోతే హ్మ్. అన్నీ మెరైన్ ఇన్సూరెన్స్ అని రకరకాలైనవ ఆహ్,
అవును. హెల్తూ, అని అన్నీ రకాల హింతూ ఇన్సూరెన్సులుంటాయి.
ఇన్సూరెన్స్‌లుంటాయి. తర్వాత, వాళ్ళు క్లైమ్ ఉంటుంది. ఆహ్, హ్మ్. ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత, ఒక దగ్గరేమో క్లైముంటుంది. ఇదొక డిపార్ట్‌మెంట్ క్లైమ్స్‌ది. ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. మీరేదైనా మీరు ఇన్సూరెన్స్‌ దీసుకున్నారు. ఇన్సూరెన్స్‌ మీకు క్లైమ్ చేయావల్సి వస్తే
హ్మ్. హుహు. ఆ! అవును. క్లైమ్ జేసుకోవాలంటే గనుక క్లైమింగ్ డిపార్ట్‌మెంట్ అనేది ఒకటుంటుంది. హ్మ్.
ఆ! వాళ్ళ విభాగం వేరు. వీళ్ళ విభాగం వేరు. ఈ రకరకాలైనటువంటి అంటే, మనం ఎక్కడ పని జేస్తాం. ఇప్పుడు నేనిక్కడ క్యాష్‌లో పనిజేసి వెళ్ళాను. అక్కడికెళ్తే నువ్వు నా
హ్మ్. అక్కడ గూడా క్యాష్ దగ్గర డబ్బులు కట్టించుకోవడం. పాలిసీలు కట్టించుకునేటప్పుడు డబ్బులు దీసుకోవడం. అలాంటివి చేయొచ్చు.
ఆ! అక్కడ అక్కడే ప అవునండి. అక్కడే పని జేస్ అక్కడే పని జేశాననుకోండి. నాకేం కష్టం ఉండదు. ఆహ్, పెద్దగా ఎందుకంటే, ఇక్కడితో కంపేర్ జేస్తే, అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి తక్కువ ఉంటాయి కాబట్టి, నేను ఊదేస్తాను. ఆ పని ఆహ్, నాకిక్కడ బాగా అలవాటు కాబట్టి. ఆహ్, ఒక నిమ ఒక నిమిషంలో జేసేసి ధనాధన లెక్కబెట్టి అక్కడ పడేస్తాను. వాళ్ళు 4 గంటలకో, 5 గంటలకో క్యాష్ హ్యాండోవర్ జేసి వెళ్ళిపోతాను. కానీ, అక్కడ తీసుకెళ్ళి, నా క్వాలిఫికేషన్ పరంగా నీకేదో హ్మ్. హ్మ్. అంటే క్లైమ్స్ గురించి నీకు లా డెలుసు కదా! లా అని ఆ డిపార్ట్‌మెంట్‌లో ఏశాడనుకోండి. నేనేం చే <chuckles> నాకు లా నేను చదువుకున్నాను. కరెక్టే కాదనను. కాకపోతే ఆహ్, అక్కడికెళ్ళి నేను పని జేసేటప్పటికి, నాకు పూర్తి స్థాయి ఆహ్, ఏంటంటే పని
హ్మ్. ఆ! అవునవును. <chuckles> ఓకె. ఆ! హ్మ్. నిజమే. <chuckles> ఆ! ఓకె. అవగాహన అనేది లేపోతే, ఎలా ఏ విధంగా చేయాలనేది తెలీదు. హ్మ్.
ఆ! తెలీదు మళ్ళీ అక్కడ పని నేర్చుకోవల్సుంటుంది.
అవును పూర్తిగా నేర్చుకోవాల్సింది. కంప్లీట్‌ అవును. <laughs>
పూర్తిగా నేర్చుకోవచ్చండి. అన్నీ మొత్తం ఏ-బీ-సీ నుంచి హ్మ్, మొత్తం నేర్చుకోవాల్సిన పరిస్థితే ఉంటుంది. అంటే హ్మ్, న్ నాకు పనొచ్చునని, ఇది ఈ ఈ పని నేర్చుకోండి. ఇదొక మెట్టు. దీని తర్వాత, నేర్చుకోడానికి ఓకే. సరే అయితే నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం. నేర్పేవాడు ఎలాంటి వాడు? ఆయనకి పనొచ్చా? రాదా? ముందు జూడాలి. మన అదృష్టం కొద్దీ మంచి పని వాడు నేర్పాడు నేర్పిన్ండు నేర్పించాడనుకోండి
నిజమే అండి. అవును నిజమే. హ్మ్. హ్మ్. సిద్ధపడ్డాం. <laughs> అవును. త్వరగా నేర్చుకోవచ్చు.
త్వరగా నేర్చుకోవచ్చు, మెడికోల్ నేర్చుకోవచ్చు. మన కూడా చ జా చక్కగా పనొస్తుంది. <chuckles> హుహు, ఏం మనలా <chuckles>
అవును. నిజమే అండి. అవును. అక్కడ కాని తను అంటే ఇలాంటి వారికేంటంటే, మరి ట్రైనింగ్ క్లాస్ లాంటివి ఏమైనా పెడితే, కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతాయేమో! డైరెక్ట్‌గా పనిలోకి తీసుకోకుండా, కొంతకాలం మరి హెల్ప్ అతనకి హెల్ప్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చు. మళ్ళీ ట్రైనింగ్ క్లాస్ అటెండ్ అవుతూ కూడా వర్క్ చేసిన వరుకు నేర్చుకోవచ్చు.
అవునవును. హా! అ! అవును. ఆహ్ అ! అంతే. అవునండి. నేర్చుకో. అంతే మీరు చెప్పింది కరెక్ట్. కానీ ట్రైనింగ్ ఇచ్చే వాడి గురించే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు కరెక్టైయినోడు ఇచ్చాడనుకోండి, మంచి పని వాడు ఇచ్చాడు, అంటే పని తెలిసిన వాడు ఇచ్చాడంటే కరెక్ట్‌గా ఉంటుంది. ఇక
అవును. ఓకే. ఓకే. మీకెప్పుడైనా ఇలాంటి అనుభవం ఉందా? అంటే మీరు వేరే దానికి మారినప్పుడు, అక్కడ ట్రైనర్ అనే అతను మీకు, మీకు మంచిగా హెల్ప్ చేసి, లేకపోతే మీకు సరిగ్గా హెల్ప్ చేయక, అలాంటి అనుభవం ఏమైనా ఉందా?
ఆ! హ్మ్. నేను వేరే దానికి మారినప్పుడు కాదండి. నా దాంట్లోనే కొంచెం ఎమ్ నేను కొద్దిగా ప్రమోషన‌వి తీసుకున్నప్పుడు, లేపోతే ఆన్ జాబ్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు, కొంచెం మ్ మెళకువలు అంటే అక్కడ నాకు అదృష్టం ఏటంటే మంచి పనివాడు, ఆహ్, మంచిగా పనోచ్చినాయన పని తెలిసిన ఆయన ఆహ్, కొన్ని రోజులు పని చేసిన తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీగా మారాడన్నమాట ట్రైనింగ్ సెంటర్‌లో అలాంటి ఆయన దొరికాడు. సో, ఆయనకి హ్మ్. ఆహ్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, వర్కింగ్ నాలెడ్జ్ చక్కగా ఉంది. తర్వాత మారుతున్న పరిస్థితి ఎప్పుడో 20ఏళ్ళ క్రితం పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? మ దశల వారీగా ఎక్కడెక్కడ? ఎలా మారింది? ఏంటి? అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి దొరికాడు నాకు, ఒకటి.
ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. హ్మ్. మొత్తం తెలిసిందన్నమాట మీకు. <chuckles> బావుంది. నిజమే అండి. నిజమే.
మొత్తం తెలుసు ఆ! ఇలాంటి వాళ్ళు దొరకడం ఆహ్, చాలా అదృష్టం అండి. రేర్‌గా దొరుకుతావు. ఇప్పుడు మనం ఒక, ఒక స్కూలుకి వెళ్ళినా కూడా స్కూలులో పదిమంది మ్యాస్టర్‌లుంటే, అందులో 5, 6గురు బాగా చెప్పని వాళ్ళుంటారు. ఓ నలుగురే ఆహ్, వీళ్ళు ఈ మ్యాస్టరయితే బాగా చెప్తారండి అని అంటే, అందరూ సైన్స్ సబ్జెక్ట్ బోధించొచ్చు. అందరూ కామర్స్ బోధించొచ్చు. అందరూ ఆహ్, కానీ
నిజమే. చెప్తుంటారు. ఆ! అవునండి. అంటే బోధించే విధానంలో మరి పిల్లలకి అర్థమయ్యేవంతం అర్థమయ్యేలాగా చెప్పడంలో, నేర్పరితనం కొందర్లోనే ఉంటుంది.
ఆ! అంటే అలా! అందులో అండి. అలాగే ఇందులో కూడా అంతే గదా! ఇప్పుడు మనం ట్రైనింగ్‌కి ట్రైనింగ్ ఇచ్చేవాడు కూడా మంచి ఎక్స్‌పర్ట్ అయ్యి ఉండి, అన్ని తెలిసున్నాడనుకోండి
ఓకే. హ్మ్. నిజమే. సో అతను మీకు బాగా హెల్ప్ చేసి మీకు మంచిగా నేర్పిచి, నెక్స్ట్ మీకు చేయాల్సిన పనిలో చాలా హెల్ప్ చేసారంటారు.
మ ఆ! హెల్ప్ చేసాడంటే ఎలా అంటే మనం బాగా నేర్చుకున్నామనుకోండి ఏ పనైనా. అది సులువుగా వెళ్లి సీట్‌లో కూర్చొని పని చేయగలుగుతాం. లి ఆహ్, అది నేర్చుకునేటప్పుడు ఆయన చెప్పడం ఎంతేత్తో, మనం ఇంట్రెస్ట్‌గా నేర్చుకోవడం అంతే. మనం దాని మీద ఆసక్తి చూపించాలి. ఎప్పుడైతే ఆహ్, మనం అది చూపించేటప్పుడు పక్కకు తిరిగి అటు తిరిగి వీడితో, వాడితో మాట్లాడుతూ, ఆహ్, సరే మనకేముంది జీతం వస్తుంది కదాని వెళ్ళి, ఆ! ఇవాళ లంచ్ మెను ఏంటని ఆ మేను చూసి ఒకసారి తిరిగి, అటు తిరిగి, ఇటు తిరిగి, ఒచ్చి, కిందకోచ్చి, అన్నం తిని అయి అవన్నీ చేస్తున్నామనుకోండి. ఆయనకేముంది ఆయనేమి స్కూలు‌లో హెడ్ మాస్టర్‌ లాగో వ్యస్టర్‌లాగా
హ్మ్. అవును. <chuckles> నిజమే. అవును. మనకు ఆసక్తి ఉండాలి. <chuckles> అవును. ఇలాంటివి చేయకూడదు. హ్మ్. నిజమే. అతను, అతను అక్కడ కొన్ని రోజులుంటాడు. తర్వాత ఇంకో ద దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన ఓన్‌గా మనమే చేసుకోవాలి అప్పుడు. అప్పుడు మన ప్రాబ్లమ్ అసలు ప్రాబ్లమ్ మొదలవుతుంది.
అ అయినా అవును. ఇ ఇబ్బంది పడిపోతాం. అన్ ఆహ్, అందుకే అయి అక్కడ కూడా స్కూల్‌లో అడిగినట్టు అడగడు గదా! <chuckles> "నా నాకు జీతం వస్తున్నాది. నీకు జీతం వస్తున్నాది. నువ్వేం నే నేర్చుకుంటే నేర్చుకో, లేపోతే లేదు. నేనేం చేయను. నేనూ హ్మ్ ను నువ్వు స్కూల్‌లో హెడ్ మాస్టర్‌లాగా నేను కట్టడి జేయలేను గదా!" అంటాడు. సో, ఆ!
అవును. అవును. హ్మ్. <laughs> ఓకే. ఓకే. అవును. అయితే ఇట్లా ఇట్లా మారేటప్పుడేంటంటే, ఫస్ట్ మొదట్లో దాని గురించి చిరుచ చిన్న చిన్న పనులు జేయడం. లేకపోతే ఫ్రీ లాన్సర్‌గానే ఫస్ట్ జాయినయ్యి, నాకు జీతమవసరం లేదండి నేనిలా వర్క్ నేర్చుకుంటానని చెప్పి కూడా జాయిన్ జే జాయినవ్వచ్చు. లేకపోతే చిన్న చిన్న ఇంటర్న్‌షిప్ గూడా ఉంటాయి. ఆ ఇంటర్న్‌షిప్. సో ఇవన్నీ ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అవుతాయి అంటారు?
ఆహా! ఆ! ఆ! ఆ! ఆ! ఇంటర్న్‌షిపులు అవునండి. అవునండి. ఇప్పుడు ఇంటర్న్‌షిపులు ఈ ఫ్రీలాన్స్ ఇవన్నీ ఫ్రెషర్స్‌కు అయితే బావుంటాయి సార్. హ్మ్. ఫ్రెషర్స్ అంటే, వాళ్ళు హ్మ్, ఎందుకంటే వాళ్ళకి ఏది నేర్చుకోలేదింకా దీంట్లోకొస్తారు. మొట్టమొద లేదు. గాబటి, ఆ!
ఓకే. ఆ! అవును. అవును. సో అనుభవం అసలు లేదు వాళ్ళకి. జీరో ఎక్స్‌పీరియన్స్ గాబట్టి, ఫ్రీలాన్సర్‌గా జేస్తే గనక ఆక్ ఆ వెయిట్‌తో జాబ్ అనేది కొంచెం సులువుగా సంపాదించుకొని అందులోకి ముందుకెళ్ళచ్చంటారు.
ఆ! ఆ! ఒ ఒస్తుందండి. అదే, మనం 10 ఏళ్ళు, 10 ఏళ్ళు ఒక దగ్గర పనిజేసి ఆ ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మారామనుకోండి. అప్పుడు హ్మ్ ఆ విధివిధానాలు గాని, ఆ పరిస్థితి గాని, మొత్తం అంతా వేరేగా ఉంటుంది గదా! వా ఆ!
ఓకే. బావుంది. హ్మ్. అవును. నిజమే గదండీ! అంటే, ఇక్కడొక సమస్య ఉంది. ఎంద్ ఏంటంటే 10ఏళ్ళు ఒక దగ్గర పనిజేసి, మళ్ళీ కొత్తగా ఉంకో దగ్గర పని జేయాలంటే గనక, మళ్ళీ ఫ్రెషర్‌గా మళ్ళీ ఎళ్ళాల్సిన సందర్భం గూడా చాన సార్లు ఉంటుంది. ఒకవేళ జాబ్ ఒచ్చినా
ఆ! ఆ! అంటే, ఇండస్ట్రీ మ ఇండస్ట్రీ మారినప్పుడు ఫ్రెషర్‌గా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే, మీరు <smacks lips> 10 ఏళ్ళు మీరు బ్యాంకింగ్‌లోనే పనిచేసి, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి మారారంటే కొంచెం ఆహ్, అన్నీ ఒకటే ఉంటాయి. బేసిక్స్ కాబట్టి, కొంచెం మార్చుకుంటే తెలిసిపోతుంది వర్కింగ్ చేసే విధానం. అదే, మీరు బ్యాంకింగ్ నుంచి ఇన్సూరెన్స్‌కో లేకపోతే, ఇంకో దానికో, పోలీస్ డిపార్ట్మెంట్‌కో వెళ్లారనుకోండి, అక్కడ తేడా ఒచ్చేస్తుంది. ఆవ్ <chuckles> అ అ అవును. అక్కడి దాకా
హ్మ్. అవును. హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. మొత్తం తేడా ఉంటుంది. మళ్ళీ, మొదటి నుంచి నేర్చుకోవాలి గదా! సో అలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడూ అలా మళ్ళీ స్టార్ట్ అయ్యి సెకండ్ టైమ్ మళ్ళీ ఇంకో ఇండస్ట్రీలోకి వెళ్ళి, మళ్ళీ అక్కడ గెయిన్ అయ్యి, తర్వాత ప్రమోషన్ దెచ్చుకోవాలంటే గూడా చాలా కాలం బడుతుంది గదా! ఇది దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? మరి ఈ టైం అంతా గూడా.
ఆ! ఆ! అవును. చాలా కాలం అండి. ఇది ఎలా అంటే, ఇక్కడ మనం ఏదైనా విషయం మనం నేర్చుకోవడం మీద ఎంత ఆసక్తి చూపిస్తున్నాం? ఎంత తొందరగా నేర్చుకుంటున్నాం? ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మనం ఎంత తొందరగా నేర్చేసుకుంటే చాలు. పని ఎంత ఆసక్తి ఆసక్తిగా నేర్చుకున్నాం, బాగా నేర్చుకున్నాం, తొందరగా నేర్చుకున్నాం. సో ఇక ఆటోమేటిక్‌గా మనం పైకి ప్రమోషన్, ప్రమోషన్ అనేది మీకేప్పుడు ఒస్తుంది? మనం ఎఫిషియెంట్ అయినప్పుడు, మనకు మన వర్క్‌ని ఎదుటి వాళ్ళు గుర్తించినప్పుడు, మన
ఓకే. హ్మ్. నిజమే. అవును. నిజమే. అవును. చేయగలం. మనం బాగా చేస్తున్నప్పుడు, ఇంకా బాగా చేయగలడు అనుకున్నప్పుడు గూడా, ప్రమోషన్ ఇస్తూ ఉంటారు.
య వస్తుంది. ఆహ్, ఒకసారి పని రాదు అనుకోండి. వాడేందుకు ప్రమోషన్ ఇస్తాడు? ఆహ్, సరే అక్కడ ఎలాగలా రిక్రూట్ చేసుకొని ఎలా వదిలించుకుందాం అని చూస్తూ ఉంటాడు. ఇవాళ ఉన్న రోజుల్లో ఈ లేఆఫులు గీఆఫ్‍లన్నీ అలాగే ఉన్నాయి గదా! హ్మ్.
హ్మ్. <chuckles> ఆ! అవునండి. ఈ లేఆఫ్‌లు గూడా, అంటే బాగా పనిచేస్తున్నా గూడా ఏంటంటే, వాళ్ళకి జీతం ఎక్కువ, ఎక్కువ ఇయ్యలిసోస్తుందన్న కారణంతోను గూడా, మా దగ్గర ప్రాజెక్ట్ లేవులెండి మీరెళ్ళిపోవచ్చు అన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు.
ఆ! ఆ! ఆ! అవును. ఆ రిట్రెంచ్‌మెంటులు కూడా అలాగే ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు తీసి పడేస్తున్నారు. హ్మ్.
హ్మ్. అవునండి. అవును. అయితే ఇప్పుడు ఇట్లా ఇండస్ట్రీ మారినప్పుడు ఆహ్, మరి ఫ్యామిలీ మరి ఒత్తిళ్లు గూడా ఉంటాయి కదా! అంటే ఎందుకు మారుతున్నావు? ఇది బానే ఉంది గదా! లేపోతే మళ్ళీ కొత్తది ఇప్పుడేందుకు నేర్చుకుంటున్నావు? ఈ పాత ఎక్స్పీరియన్స్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా! అని ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం ఒత్తిడి వస్తు ఉంటుంది గదా! దాన్నేలా మేనేజ్ చేయాలి?
ఆ! ఆ! అవునండి. ఆ! అవును. ఆ! వస్తు, వస్తు. దాన్నంటే వాళ్ళకి విశిదంగా చెప్పాలి. వాళ్ళకి ఒకటేంటంటే హ్మ్. ఇంట్లో ఫ్యామిలీ అనేటప్పటికి వాళ్ళు హ్మ్. ఇప్పటిదాకా మనం సెక్యూరిటీగా ఒక దగ్గర ఉన్నాం. ఇక్కడినుంచెల్తే అక్కడ సెక్యూరిటీ ఉంటుందా లేదా? జాబ్ సెక్యూరిటీ ఉంటుందా లేదా? వాడు ఉంచుతాడా తీసేస్తాడా? వాడు ఎటువంటి వాడు? ఇవన్నీ హ్మ్. వాళ్ళ దగ్గరుంటాయి. వాళ్ళేగా వెళ్తున్నామనగానే వాళ్ళా రకంగానే ఆలోచిస్తారు. నేనేంటంటే నేను మారగానే నేను అక్కడికేళ్తాను, నేను కష్టపడి పని చేస్తాను, నాకు జీతం వస్తది, మీకు అందరికి నేను మంచిగా చూసుకో ఈ యాంగిల్‌లో నేనుంటా. ఆ! <chuckles> వాళ్ళేమో అంటే
హ్మ్. హ్మ్. నిజమే. అవును. ఇలాంటి అనుమానాలన్నీ ఉంటుంటాయి. <chuckles> ఓకే. <laughs> అవును. అంటే ఇక్కడ కొన్ని ఇంకేంటంటే మీ ఇష్టం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నేనిప్పుడున్న పనిలో కంటే ఆ పనిలోకి వెళ్తే గనక, నా ఇష్టంగా చేస్తాను. నాకక్కడ ఇంట్రెస్ట్ ఉంది అని కూడా కన్విన్స్ చేయగలిగితే గనక, కొంతవరకు వాళ్ళు ఆలోచించగలరేమో అనుకుంటున్నా.
ఆ! ఆ! అవును. అవునండి. అలా ఆహ్, అలా కూడా మనం ఇష్టమే అదే చెప్తాన్నమాట. "చాలా బావుంది, నేను చేయగలను, నాకొచ్చీ పని" అని చెప్పేసి నాకు తెలిసిన ఒకాయన బ్యాంక్‌లో పని చేసిన ఆయనేమో సినిమాలో యాక్ట్ చేయడానికి ఎళ్ళిపోయాడు.
అవును. ఓకే. హ్మ్. <chuckles> అవును. అంటే బాంకనేది చాలా ఏంటంటే ఒత్తిడి లేకుండా, అంటే ఫిక్సెడ్ జీతం ఒస్తేనే స్ అంటే సుఖవంతంగా ఉంటుంది. స్టేబుల్‌గా. హ్మ్.
అంటే ఆ! ఆ! ఉంటుంది. అంటే అం ఆ టైం‌లో ఆయనకి 1,50,000 వరకు ఉంది శాలరీ 1,50,000 జీతం ఉంది. ఆహ్, ఉంది కానీ, ఆయనేంటంటే సినిమాల్లోకెళ్ళిపోయాడు. సినిమాల్లో యాక్ట్ చేద్దాం సరే మనం మా ఇది చూద్దాం.
ఆ! చాలా పెద్ద జీతమండి. మరి అప్పట్లో. హ్మ్. ఓకే. హ్మ్. అదృష్టాన్ని పరీక్షించుకుందామా పరీక్షించు పరీక్షించుకుందామని ఎళ్ళిపోయాడు. <laughs> ఎళ్ళిపోయాడు. హ్మ్.
పా పరిశీరి వ అదే బం న <chuckles> పరీక్షించి పరీక్షించుకుని ఏదో మొత్తానికి, ఆయన రీజన్స్ ఆయనకి, ఆయన నమ్మకం ఆయనది, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆహ్, అంత డబ్బులోచ్చాయా, రాలేదా? అంతకంటే ఎక్కువొచ్చాయా? తక్కువొచ్చాయా? మనకి తెలీదు గానీ, అంటే మరి అదే ఆయన న నమ్మకం ఏంటంటే, నాకు ఇక్కడ 1,50,000 వస్తుందంటే నేను 3,00,000 రూపాయలు అక్కడ సంపాదించగలనంటేనే వెళ్తాడు గదా! అంతేగాని నా
దో ఆ! హ్మ్. అవునండి. అంటే ఒక వేషం వేస్తే గనుక, మంచిగా వస్తంది. లేపోతే తనకున్న ఇంట్రెస్ట్ కూడా ఫుల్‌ఫిల్ అయిపోద్ది కదా! అప్పుడు.
ఆ! హ్మ్. అ! అదే కారణాలేవైనా ఇక్కడికన్నా డబల్ డబల్ నేను సంపాదించగలను అక్కడ అన్న నమ్మకం ఉంటేనే వెల్ వెళ్తాడు కదా! అంతేగాని
హ్మ్. ఓకే. సో, అతను మరి మీరు చూసారు గదా! అతను క్లిక్ అయ్యాడా? ఏమైంది తర్వాత పరిస్థితి?
ఆ! అతని మళ్ళీ మనకి దొరకలేదు అదే. <giggles> ఆద్ ఆహ్, అలాంటిది అంటే మరింక తర్వాత మనకేమి ఆయన నుంచి కమ్యూనికేషన్ లేదు మనం మారిపోయిన తర్వాత మన పనిలో మనమున్నాం ఆయన పనిలో ఆయన అంటే అవునండి.
<laughs> ఓకే. నిజమే. నిజమే అండి. అంటే తన ఇష్టంతో తనలా వెళ్ళిపోయాడు గాబట్టి ఇంక మనకి మీకు కూడా ఏ విషయం తెలీదు. సో, ఇంకేంటంటే కొన్ని కొన్ని సార్లు ఈ సంపాదన ఆందోళనలు కూడా ఉంటాయి. అంటే పాత కంపెనీలో బాగా జీతం వస్తుంది. ఇప్పుడు కొత్త కంపెనీలోకి మారితే జీతం తక్కువస్తుందని కూడా బాధపడుతుంటారు గదా! అలాంటి వాటిని ఎట్లా మేనేజ్ చేయాలి?
అ! అవునవును. అ! అవునవును. తక్ ఆ! తక్కువోస్తే మరి వెళ్ళం కదా! మనం ఇక్కడ జీతం అనేటువంటి దాన్నే ముందు చూసాం ఇప్పుడు తక్కువోస్తే ఎందుకెళ్తాం? వహి <giggles>
<laughs> ఓకే. నిజమే అండి. నిజమే. మీరన్నట్టు తక్కువ ఒచ్చినప్పుడు వెళ్ళకూడదు. బాగుందండి. బాగుంది. అయితే అనుభవం లేకుండా ఇండస్ట్రీ మార్చుకున్నప్పుడు మరి మీ మొదటి మెట్లేమిటి అన్న విషయాన్ని మీకున్న అనుభవం ద్వారా, మీరు విన్న అనుభవాల ద్వారా చాలా చక్కగా వివరిచ్చారండి. మీకు నా ధన్యవాదాలు.
అ! వెళ్ళం కదా! అయి ఆ! ఆ! అవును. అవును. అవును. మీకు కూడా ధన్యవాదాలండి.